ఆ! అంటే నార్మల్‌గా బండి ఏసుకునింకా అలా అలా బీచ్ సైడ్ గానీ విశాఖపట్నంలో ఉండేవాళ్ళమన్నమాట మేము కొంచెము ఇంకా 'ఆర్‌కే బీచు' అలాగ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అలాంటివి అలానే తీసుకెళ్ళాను. తనకిష్టమైన ప్లేసెస్ ఇవి అవి అని చెప్పినప్పుడు అటు సైడ్ కూడా తీసుకెళ్లడానికి అన్నీ ఎళ్ళినప్పుడు ఇంకా <smacks lips> పర్లేదు ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే పర్లేదు చేసుకోవచ్చు అనే ఒక ఫీలింగ్ కలిగి ఇంకా మంచి అభిప్రాయమే కలిగిందనమాట.
ఆహా! ఓకే. హుహు. మొత్తానికి ఆ! వచ్చి మంచి రోజు కొంచెం హ్యాపీగనిపిచ్చిందయితే ఆ రోజు.
హుహుహు. అంటే ఇప్పుడెలా ఉందంటే ఒక నిర్ణయం అంటే అది ఒకసారి పెళ్లయిపోయిందంటే అది మార్చుకోడానికి కుదరదు కదండీ. ఇదేమన్నా ఆహ్, ఫెయిలయితే మళ్ళీ అరియర్ రాసుకునేలాగా ఏముండదు కదా ఎగ్జామ్స్‌లాగా. <chuckles>
హ్మ్. ఖచ్చితంగా ఇప్పుడు. అవును. ఖచ్చితంగా ఉండదు. మరి ఇంకా ఏం చేస్తారు? ఇంకా అదే చివరి తుది నిర్ణయం అదే అయిపో
ఇరుక్కుపోతాం. అవునండి. ఆహ్, ఇంకా బాగుంది అసల మనం మనమేంటంటే కొద్దిగా రఫ్ అండ్ టఫ్‌గుంటాము. తను కొద్దిగా సున్నితంగానే ఉంది మాటలన్నీ నిదానంగానే మాట్లాడుతుంది మనం కొద్దిగా ఆహ్, అంటే ఫాస్ట్ ఫాస్ట్‌గా మాటలనేసినా కూడా చిన్నగా అర్థం చేసుకొని మాట్లాడడం అన్నీ బావుంది కదా! అనుకుని ఇంక సరే అని చెప్పాము అన్నీ బానే జరిగాయి. ఇంకా జాతకాలు కూడా కలవడము మంచి ముహూర్తాలన్నీ ఈళ్ళు ఈళ్ళింకేంటంటే మా తల్లిదండ్రులు కూడా ఎలాగంటే అరె! ఈడొప్పుకున్నాడు చాలు గబగబా కనిచ్చేద్దాము. త్వర త్వరగా అని చెప్పి ఒక నెల లోపలే ముహూర్తం పెట్టేయడము అనుకోకుండానే మ్యాట్చ్ మారిపోతుందేమో భయం. భయపడిపోయి ఇంకా అన్ని ముహూర్తాలన్ని పెట్టేసి ఏదో అయిపోయిందండి అలాగా.
హ్మ్. ఆ! నిజమే. ఇంకా లేదంటే మళ్ళీ ఏమైనా మనసు మారుతదని వాళ్ళు కూడా అనుకుంటరు.

అబ్బా! ఎంత మంచిగా మాట్లాడితే ఇంకా పిల్లోడు ఫ్లాటు.
ఆ! మనమేం అనుకుంటాం ఇంకా బానే ఉంటుంది గదా! సర్లే ఎవరో ఒకళ్ళని జేసుకోవాలి ఎప్పటికైనా ఈళ్ళు సప్పేస్తారు. సరే చేసుకుందాం అన్నట్టుగా సర్లే చూద్దాము అన్నీ ఓకే అవ్వాలి గదా! వాళ్ళకి మనం నచ్చాలి. ఆ! కదా! సరే గదా! అన్నట్టుగా ఎళ్ళాము. సర్లే చూద్దాం అన్నట్టు.
హ్మ్. మీ ఇద్దరూ ఒకరికొకరు నచ్చితే సరిపోద్ది గదా! అందుకే కదా! పంపిచారు ఇంకా అంత దూరం.
అవునా? అంటే నాకు ఓకే అని జెప్పినా గూడా తనకి తన ఇష్టాలుండాలి గదండీ. వాళ్ళింత వాళ్ళకి ఇప్పుడున్న అమ్మాయిలకి
ఆ అమ్మాయి ఇష్టమే. అ ఇష్టం ఉండబట్టే అన్నడిగిందండి. ఇష్టం లేపోతే ముందే ఆ! ఏదో రమ్మంటే ఒచ్చాను మా ఇంట్లో పంపిచారు. నాకిష్టం లేదని మొదటే చెప్పిద్ది నా పిల్ల.
అలా ఏం లేదండి. లేదు లేదు. ఇప్పుడు అమ్మాయిలు కొంతమందెలా ఉన్నారంటే అన్ని అడుగుతున్నారు. ఎళ్లి లేదు నేనడిగిన క్వెషన్స్‌కి వాళ్ళు రీచ్ అవ్వలేదు. నేననుకున్న మర్క్స్‌కి అదేదో టెస్ట్ లాగా గూడా జేస్తున్నారండి. ఏదో క్వెషన్ పేపరు అడిగేటట్టు క్వెషన్స్ అడిగి వాళ్ళకిచ్చే మార్క్స్ లాగా నేనిచ్చిను నేనడిగిన క్వెషన్స్‌కి వాడు రీచ్ అవ్వలేకపోయాడు. మార్క్స్ అన్నట్టు జేస్తున్నారన్నమాట.
హ్మ్. ఓకే. ఆహా! క్వెషన్ అండ్ ఆన్సర్స్ లాగా అలా ఫీల్ అవుతారంటరా? అయ్యో!
<laughs> అలా కాకుండా నాకు నార్మల్‌గానే అనిపిచ్చింది. ఎందని ఇంటికెళ్లి చెప్పాననమాట నాకైతే పర్లేదు. ఆ! బానే ఉంది అన్నీ బానే మాట్లాడుతుంది. ఎవరో ఒకల్ని జేసుకోవాలి గదా! కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ కూడా ఫ్యామిలీ గాని అంతా బానే ఉంది అంటున్నారు గదా! చేసుకోవాలి గాబట్టి సరే అన్నట్టుగానే జెప్పారనమాట.
హ్మ్. హ్మ్. మొత్తానికి ఏం జరిగింది ఎప్పుడు నిశ్చయించారు మీ పెళ్ళి రోజు?
సరే వాళ్ళు చెప్పాలి గదా! వాళ్ళు చెప్పాలి గదా! చూద్దాంలే అని జెప్పానన్నమాట. సరే అని జెప్తే వాళ్ళు ఒక 2 రోజులు తర్వాత ఫోన్ జేసి మా అమ్మాయికి గూడా ఇష్టమేంట. ఆ! హ్మ్. ముహూర్తాలు జూద్దాము జాతకాలు జూపిద్దాం అన్నంటే ఇంగా అని ఇంగ మొదలయ్యాను.
హ్మ్. ఆనందపడ్డారా మీరు? సర్లే ఏదోటి కానివ్వన్నట్టున్నార అప్పడికినా?
అంటే ఒక్క మీట్‌లోనే ఆనందమనేది గాదు గదండీ. సరే జేసుకోవాలి గదా! తప్పదు అన్నటే అనుకున్నాను.
అంటే పెళ్లి నిశ్చయించారు గదా! ఇప్పుడెలాగో ఇద్దరికీ ఇష్టమంటే నెక్స్ట్ నిశ్చయిస్తారు. మీరెలా ఫీల్ అయ్యారు?
అవునవునండి. హ్మ్. అబ్బాయిలకేంటంటే అంత పెద్ద ఫీల్ అయ్యే అంత ఏముండదండి. ఏదో జేస్తున్నాం జేసుకోవాలి గదా! అన్నట్టే ఉంటుందనమాట. ఫీలింగ్ అంటే పర్లేదు ఫీ హ్యాపీగానే ఉంటుంది గాని. అదేదో పెద్ద విషయం జరిగింది అనేలాగా ఏముండదనమాట. ఆ!
అయ్యో! అయ్యో బాబోయ్! పాపం మీ ఆవిడ వింటే ఏమైపోతదో? అయితే మీకు మీ పెళ్లి రోజుతో పెద్దగా అనుభూతులేం లేవన్నమాట.
మనది మనం <chuckles>

అయితే ఎలా ఉండేదంటే ఇంక నేను చదివిందెంటంటే తమిళనాడులోనమాట. బీటెక్కు నాదంతా అయింది.
అమ్మ! ఎందుకు తమిళనాడు అంత దూరం ఎందుకెళ్ళాల్సచ్చింది? సీట్ అక్కడ ఒచ్చిందా?
అంటే మాది కళాహస్తా అనమాట అది చెన్నై బోర్డరే. అది పెద్దగా దూరమే గాదండి. మాకింకా మంచిగా యూనివర్సిటీస్ ఏమన్నా చూసుకోవాలంటే దగ్గరలో ఉండేది 'ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి.' దాంట్లో కొట్టే అంత మైండ్ లేదనమాట మనకి. అంత చదివే వాళ్ళం ఏం గాదనుకోండి. <giggles> కాబట్టి డబ్బులు కట్టే చేరాల్సిన అవసరము. ఆహ్, కాబట్టి చెన్నై అనేది మాకు దగ్గర అది గాక, ఎక్కువ యూనివర్సిటీలు గానీ, ఆ సిటీ గదండీ! మంచి మెట్రోపాలిటన్ సిటీ ఎంత పెద్ద సిటీయో. ఇంకా అక్కడ దగ్గరుండేవాళ్లేంటంటే
ఆహా! ఓకే. హుహు. ఓకే. మొత్తానికి అక్కడికెళ్ళి ఇప్పుడు ఎక్కడన్నారు తమిళా?
తమిళనాడులో పడూరని.
అయితే తమిళనాడులో ఇప్పుడు తమిళమ్మాయిని సెట్ చేసుకున్నారు.
కా తెలుక్కే దిక్కు లేదు తమిళోళ్ళ దాకేళ్తానండి?
హ్మ్.
అంటే చెప్తాను మీకు అర్థమైద్ది. అంటే అక్కడికెళ్ళిన తర్వాత ఏమైందంటే, అక్కడ ఎక్కువ మాది ఎ నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జేసానన్నమాట ఐటీ సాఫ్ట్‌వేర్ సెక్టారు. అయితే దాంట్లో ఏంటంటే ఇప్పుడు 70 మంది ఉన్నామంటే, 70 మందిలో 60 మంది తె తమిళోళ్ళే ఉంటారనమాట. పదిమందే తెలుగోళ్ళు ఉంటాం. <giggles>
హ్మ్. ఓకే.
ఆ! ఇంకా ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ యొక్క డామినేషననేది తెలిసిందండి. అది గాక వాళ్ళకేంటంటే, తమిళ్ అంటే ప్రాణమనమాట. వాళ్ళకి
అయ్యో! మనకి తెలుగంటే ప్రాణమే కదా! మన, మన భాష గొప్పతనం జెప్పలేదా మీరు?
అంత లేదండి. మనము మ్ మనం ఒక్క పర్సెంట్ గూడా జేయలేమండి వాళ్ళలాగా దెలుసా? వాళ్ళంత ప్రాణమిస్తారు.
అంటే అక్కడ ఓవరాక్షన్ ఉంటదేమో మనకేంటంటే, ఆ యాక్షన్లు పెద్దగేమి రావు.
నిజంగానే. అల అలాగని గాదు గానీ, వాళ్ళు చిన్నప్పటి నుంచి చదివింది గూడా అంతా తమిళ మీడియంలోనే అలాగే దే వాళ్ళనెక్కువ ప్రమోట్ జేసుకోవడం గూడా ఏ ఏదన్నా ఫంక్షన్స్ జరిగినప్పుడు గానీ, తమిళ్ ఆంథమ్‌లు పాడ్డము, అలా గాని అన్నీ వాళ్ళు బాగా ఈ తమిళ భాషని ఎవ నిండిపోయి ఉంటుందండి వాళ్ళ రక్తంలో <giggles> నర నరాల్లో.
హుహు. ఆహా!
అయితే వాళ్ళు మేమేళ్లి మాట్లాడినా గూడా మమ్మల్ని కొద్దిగా దూరం బెట్టడము అంతే. అంతే అంటే మనకది తెలుస్తుంది గదండీ! వాళ్ళు మాట్లాడే తీరుని బట్టి. అంతిష్టం లేకుండా మాట్లాడేలాగా మాట్లాడేవాళ్ళు. ఇంకా మనకున్న ఆప్షన్ ఏంటి? ఉన్న తెలుగోళ్లతో, ఆ పదిమందితోనే మాట్లాడుకోవాలా.
అయ్యో!